<laughs> ఆ! ఓకే. ఈ హారర్ మూవీస్ చూస్తే?
మళ్ళీ‌ని ఆ! హారర్ మూవీస్ చుస్ అసలు కంపల్సరీ అండి. హారర్ మూవీస్ గాని, ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఉంటాయి గదా!
అవునండి. అవును.
ఆ! హ్మ్. అంటే నాకు కొంచెం అవంటే ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంకా యూఎస్ బేస్డ్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్‌గా జూస్తా. ఇంకా ఫోను క తప్పకుండా ఆహ్, నా దిండు కిందే ఉండిద్ది. మళ్ళీ నాకో బాబున్నాడన్నమాట. 7 మంత్స్ బేబీ. సో, తనెక్కడ డిస్టర్బ్ అవుతాడని జెప్పేసేసి, ఇంకా ఇయర్‌ఫోన్స్ బెట్టేసుకుంటా చెవిలో. ఇగ బెట్టేసుకొని చూస్తా.
ఓకే. యూఎస్ బేస్డ్. ఓకే. అది ఇప్పుడు...
చూసినంత సేపు ఆ! చెప్పండి? చెప్పు, చెప్పు?
ఇప్పుడు పిల్లో కింద పెట్టడము ప్రమాదమే, ఇయర్‌ఫోన్స్ ఎక్కువగా వాడడం ప్రమాదమే గదండీ! దీన్నించి మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది గదా!
అవును. అవును విన్నాను. వినటం గూడా గాదు. నేనొక వీడియో గూడా జూసాను. ఇట్లా ఇయర్‌ఫోన్స్ చెవిలో బెట్టుకొని ఒకమ్మాయి చనిపోయిందనిశ ఆహ్, అంటే ఒక న్యూస్ గూడా ఒచ్చింది, చూసాను. కాపోతే ఏంటంటే, ఇంకా కాసేపు అట్లా చూసేసి పడుకుంటా. కానీ నిద్ర పట్టదండి. నాకేందుకో నిద్ర పట్టదసల. ఆహ్, మూవీ చూసే వరకు, అరె నా ఫోన్లో ఒక మూవీ ఉంది ఉంది గదా అని జెప్పి గుర్తొచ్చిది నాకు.
ఆ! <chuckles> ఓకే. ఆహా! ఓకే. కానీ రోజు అనుకుంటారు దూరం పెట్టాలి, దూరం పెట్టాలని కానీ అది అవ్వని పని అన్నమాట.
ఆ! అవును. అసల అదవ్వనే అవ్వని పని. ఎందుకో తెలీదు గాని, అంటే నా సిట్యుయేషననే గాదు. ఈవెన్ మా హస్బెండ్ గూడా అంతే అన్నమాట. మా హస్బెండ్ గాని, మా బ్రదర్ గాని, మా చెల్లి గాని, ఆఖరికి మా డ్యాడీ గూడా, ఆఖరికి మా డ్యాడీ గూడా. ఫోను కంపల్సరీ‌గా పక్కనే ఉండాలి. అంటే ఎలా మారిపోయిందంటే, మనం పడుకునే ముందు ఫోను ఆఫ్ జేసి కళ్ళు మూయాలి. మనం తెరిచేటప్పుడు ఫోను ఆన్‌లోనే ఉండాలి. అంటే మన చేతిలో ఉండి ఆన్ జేసి ఎవరు గుడ్ మార్నింగ్ జెప్పారా, ఎవరు హాయ్ జెప్పారా
ఓకే. ఓకే. అది నిజమేనండి. ఇప్పుడు నే ఆ! అవునండి, అవును. ఇప్పుడు నేను కూడా అలా నేను కూడా అలాగే చేశానండి. ఇప్పుడు ఏంటి నేనేం చేస్తానంటే, మీకులాగా అలాగే చేసేవాడినన్నమాట. కానీ, నేను కొంచెం కాళ్ళ దగ్గర పెట్టుకునేవాడినన్నమాట. తల దగ్గర పిల్లో దగ్గర పెట్టుకోవడం చాలా ప్రమాదమట. ఎందుకంటే, దాన్ని ఏమంటారు రేడియేషన్స్ ఒస్తూ ఉంటూ కొంచెం మన బ్రెయిన్‌కి మంచిది కాదంటరు.
ఆహ్, కంపల్సరీ హ్మ్. ఓకే. ఓకే. అవును. అవును. అంటే మా హస్బెండ్ గూడా చాలా సార్లు జెప్పాడు. "ఇట్లా నువ్వేందుకు ఫోను దగ్గర బెడుతున్నావు," పిల్లలుంటారు గదా! చిన్న పిల్లలు. ఆ! సో, "పెట్టొద్దు, పెట్టొద్దు" అని జెప్పేవాడన్నమాట. ఓకే. అని జెప్పేసేసి మాకు బెడ్‌కి దగ్గరలోనే ఒక స్టాండ్‌లా ఉండేది. అక్కడుంటే గనక సో, నేనక్కడే బెట్టేస్తాను. కొంచెం దూరంగానే బెట్టేస్తా. సో, అమ్మ వాళ్ళ ఇంటికొస్తే ఏంటంటే కొంచెం అట్లాంటివేమీ ఉండవు. సో, ఆహ్, ఆబ్వియస్లీ పక్కనే బెట్టుకోవాలి ఫోనుని. కాపోతే ఏంటంటే, బాబు సైడ్ ఆ! బాబు సైడ్ బెట్టకుండా నా సైడ్ మాత్రమే బెట్టుకొని చివరికి పడుకుంటా. మళ్ళీ ఇంకొకటెంటంటే, ఫోనుకి మనం ఎంత ఒత్తిడి బెడితే, అంత డేంజరు ఫోనుకి. ఆ! సో, అందుకే మనం ఫోను ఎక్కడ బెట్టినా సరే, పైనే పెట్టాలి. ఆహ్, దిండి కింద పెట్టడం గాని, లేదంటే కానీ నేను అదే జేస్తా అనుకోండి. నేనేదో సలహా ఇస్తున్నాను గాని.
అవునండి. అవును. ఓకే. ఆ! హ్మ్. తప్పదింకా. ఓకే. అవునండి. అవును. అవును. <chuckles> తెలుసు. రూల్, రూల్ తెలుసు గాని మీరు పాటించరంతే.
ఆ! అదే పా‌టిచే ఏంటంటే మనం ఒకలికి చెప్తామా, కానీ మనం అస్సలు పాటించమది.
హ్మ్.

అవును.
ఇంకొకటి కానీ, ఇప్పుడు ఈ మొబైల్స్ అవన్నీ అలవాటవుతున్నాయి మీ మన జనరేషన్‌కి. కానీ ఇప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారిప్పుడు మీ మీ ఇద్దర ఏమో ఏమన్నారంటే ఆహ్, పడుకునే ముందు గూడా పిల్లో కిందుంటది మొబైల్ అన్నారు. మా కానీ రేపొద్దున మీ పిల్లలు అవే చూస్తూ ఉంటారు కదా. వాళ్ళని కొంచెం మా వాళ్ళని ఎలాగా కొంచెం ఆహ్, ఏమంటారంటే దాన్నించి కొంచెం తప్పిస్తారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
హ్మ్. అవును. అవును. అవును. ఇప్పుడు ఇప్పుడు మా మదర్ చెప్పింది నాకు. చెప్పిద్ది, రోజు చెప్పిద్ది.
ఓకే.
ఫోనెందుకు? అంటే నేను సైలెంట్‌లో పెడతాను ఫోను గూడా.
సైలెంట్‌లో పెడతారు.
ఫోనెందుకు సైల్ అవును. ఫోను సైలెంట్‌లో పెడతాను. ఫోనెందుకు సైలెంట్‌లో పెడుతున్నావు? ఏదన్నా ఎమర్జెన్సీ అయ్యిద్ది. మేమెప్పుడన్నా కాల్ చేషినా గాని అంటే మా డ్యాడీ‌కి డయాలిసిస్ అన్నమాట. హాస్పిటల్‌కి వెళ్తారు వాళ్ళు. సో మేము ఎప్పుడన కా ఆ! ఆ?
అయ్యో! అట్లాంటప్పుడు పెట్టకూడదు కదండీ! అటువంటిదప్పుడు పెట్టకూడదు కదా! సైలెంట్‌లో.
ఆ! అదే అదే. ఇదే చెప్ ఆహ్, అంటే చెప్తున్నా అదే జరుగుతుందిప్పుడు ప్రెజెంటు. సో, ఎందుకు సైలెంట్‌లో పెడతావు? ఏదన్నా ఎమర్జెన్సీ‌గాని మేము కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు కదా! అని చెప్పేసి నన్ను తిడతారు. అంటే నాకున్న రీజనేంటంటే అక్కడ మా చిన్న బాబు గదా! పడుకున్నప్పుడు ఒకవేళ తను డిస్టర్బ్ అయితే గనక మళ్ళి పడుకోడు. పడుకోడమే
ఓకే. ఓకే. ఆ! ఆ! ఆ! నిజమేనండవును. పిల్లలు లేస్తే మళ్ళీ లెగరు. లే లే నిద్రపోరు.
హ్మ్. పడుకోవడమే తను దాదాపుగా ఒక 20-30 మినిట్సే పడుకుంటాడు డే మొత్తంలో. నేను ఆహ్, అవును. నేను ఆ టైమ్‌ని తనకిచ్చేస్తా. ఆ టైమ్‌ని నేను తనకిచ్చేస్తా.
<chuckles> కోడి గురుకులంటారు కదా! అలాగమాట. ఓ ఓకే.
ఆ టైంలో ఎవరు డిస్టర్బ్ చేసినా సరే నేనూరుకోను. అదెంత వారైనా గానివ్వండి నేనసలు ఊరుకోను. తను పడుకునేది ఆ టైము. ఆ టైం తనకివ్వాలంతే నేను. సో, అందుకే మొత్తం ఫోనంతా ఆఫ్ జేసేస్తాను కా ఒకవేళ తను డీప్ స్లీప్‌లో ఉంటే అప్పుడు నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అప్పుడు ఇంకా నైట్ చెప్పాను గదా! నైట్ మూవీస్ చూడ్డం ఇట్లాంటివి జేస్తాను. ఇంకా డే టైమ్‌లో అయితే నెవర్ అన్నమాట. ఫోన్ దూరంగానే ఉండిద్ది డే టైమ్‌లో. కాపోతే మ నేను చెప్పాల్సొస్తే నా పిల్లలకి చెప్తాను సిచ్యువేషన్ గురించి ఎక్స్‌ప్లేన్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌కి ఫిఫ్త్ క్లాస్‌కొచ్చేసరికి కంప్లీట్‌గా అన్ని తెలిసిపోతాయి.
ఓకే. ఆ! ఓకే. నిజమేనండి. అవును. కరెక్ట్‌గా చెప్పారు. అవునండి. ఓకే. రిలాక్స్ అవ్వడానికి. ఓకే.

అస్సల. మనకసలా
అవును. టోటల్లీ చెంజైపోయింది. సో ఆ టైంకి ఒచ్చి న ఒకవేళ పిల్లలు నా మాట వినక కంపల్సరీ‌గా చెప్తాను ఓకే. కొంచెం నువ్వు యూజ్ చేసేంత వరకు యూజ్ చేసుకో. ఆ తరువాత కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ అని జెప్పేసి చెప్పాలి. అండ్ ఇంకోటేంటంటే పిల్లలకి కొంచెం పేరెంట్ కంట్రోలింగ్ అని జెప్పి, ఒక అప్లికేషన్ ఉంటది. సో అది కంపల్సరీ‌గా మనం ఫోనులో అనేది ఆన్ జేసుకుంటే బెటర్ ప్రతి అంటే, ఈవెన్ ఇప్పుడు ఉన్న జనరేషన్‌కి అది చాలా బెటర్. ప్రెజెంట్ అయితే అవును. ప్రెజెంట్ అయితే నా ఫోనులో ఉంది కనా అది యూజ్ చేసేంత టైం రాలేదు. మేబి ఒస్తే గనుక కంపల్సరీ‌గా యూజ్ చేస్తాను.
అవునండి. ఓకే. నిజమేనండి. చాలా బెటర్ అండి. అవును. అదీ ఆ ఓకే. కానీ ఇప్పుడు అన్ని కొత్త మొబైల్స్ అన్ని కూడా అవునండి. ఇప్పుడు క కంపల్సరీ అన్ని మొబైల్స్ కూడా కొ ఒస్తున్న మొబైల్స్ అన్ని కూడా ఆ ఫీచర్స్ ఉంటున్నాయి ఇప్పుడు.
హ్మ్. అవును. కానీ, కానీ నాకు తెలిసి కంపల్సరీ‌గా అది యూజ్ చేయాలి. ప్రతి ఒక్క పేరెంట్ టీనేజ్ వయసుక్కొచ్చినప్పుడు కంపల్సరీ‌గా యూజ్ చేయాల. ఆహ్, హ్మ్, అంటే అంద్ అవును. అందరికీ తే అంటే అన్ని ఈవెన్ అందరికి తెలిసిపోతున్నాయి ఇప్పుడు జనరేషన్‌కి. మన జనరేషన్ అంటే పప్పు బ్యాచ్ గాని <chuckles> ఇప్పుడు నాన్ వెజ్ బ్యాచ్ అయిపోయింది అందరు.
అవునండి. అవునండి. యూజ్ చేయాలి. ఖచ్చితంగా యూజ్ చేయాలి. అవునండి. అవును. అవునండి. నిజంగానే. బాగా జెప్పారు.
అన్ని తెలిసిపోతున్నాయి. ఈవెన్ నిజంగా జెప్తున్నా మా కిడ్సే అసలు ఫర్ ఎగ్జాంపుల్ మా పాపే ఉంది. తనక తనకెన్ని తెలుసో అసల. నేనే ఆశ్చర్యపోతాను.
ఓకే. <chuckles> ఓకే. మనకసల ఆ ఏజ్‌లో ఏం తెలియదు అసల.
ఏంటి అసల. అ ఆ! బబుల్ షూటర్ ఆడిద్ది గేము. అమ్మాయి అసలు ఎలా అడిదంటే అలా ఆడిద్ది. ఇంకా నేనే గే గెలవలేను. మ మమ్మీ అట్లా గాదు ఇట్లా ఇక్కడ పెట్టు అని అనిద్ది. కలర్స్ గూడా కంపల్సరీగా ఆ కలర్‌లోనే కలర్స్ ఉంటాయి గదా! వాటికి. సో, ఆ కలర్స్‌లోనే పెట్టమని జెప్పేసేసి "ఇగో ఇక్కడ బెడుతున్నావు నువ్వది తప్పు ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు" అని జెప్పేసేసి పెట్టిది. మరి మరి బ్లాక్ పజిల్ అది కొంచెం. ఆహ్, కొన్ని నార్మల్ గేమ్స్ వరకైతే ఓకే పర్లేదు. కానీ తను టఫ్ గేమ్ గూడా అడిగిద్ది. ఆ 3 ఇయర్స్ పాప. ఆహ్, నేనే అసలు ఆశ్చర్యబోతున్నా.
అబ్బా! ఆ! <chuckles> ఓకే. ఓకే. అవునండి. అవును. సూపర్ అసలు. ఓకే. ఓకే. సూపరండి. సూపరండి అసలు. చాలా సూపర్ అసల.
అలా ఉండిద్దన్నమాట. ఆ! ఫోను యూజ్ చేయడం అయితే కొంచెం తగ్గించాలి. ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ నేను గూడా. <chuckles>
అవు అవు అవునండి. అవునండి. చాలా బాగా చెప్పారండి. అసలు రాత్రి ఫోను అసలు యూజ్ చేయడం బెడ్రూమ్‌లో అసలు పిల్లో కింద పెట్టడం ఇంతగా ఎంత సీరియస్నెస్ అది! బాగా చెప్పారండి ధన్యవాదాలు. మళ్ళీ మాట్లాడదాం.
హ్మ్. అవును. ధన్యవాదాలండి.

ఓకే. ఇంక రీల్స్ ఇంకా.
షార్ట్‌సే, పె ఆ! పెద్దవాళ్ళు జూసినట్టు షార్ట్‌సే జూసిద్ది.
అమ్మో! ఓకే.
లేదంటే, ఆహ్, ఒక్కనే ఒక్కొక్కసారి నేను డేటా ఆఫ్ చేస్తానన్నమాట. ఇట్లాగే చూస్తదని జెప్పి, డేటా ఆఫ్ చేస్తా. డేటా ఆఫ్ జేస్తే చాలు ఆహ్, గేమ్సు ఏంటి మనకు పజిల్ గేమ్స్ ఉంటాయివి గదా! ఆహ్, బాక్సు, బాక్స్ పజిల్ అని జెప్పేసేసి అది బెట్టుకొని ఆడిద్ది. హ్మ్. లేదు అంటే గనక, మనకి బబుల్ షూటర్ ఆడిద్ది పెట్టుకొని.
ఆఫ్ చేస్తే? అవునండి. అవును. పజిల్ బాక్సేసు ట్యాప్‌సో. ఓకే. ఓకే. హ్మ్.
తన ఏజ్ ఎంత, తను బిహేవ్ జేసేది ఏంటో, నాకు స్టిల్ ఇప్పటికి అర్థం గాదు.
అంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే, ఇంక మొబైల్ ఇవన్నీ ఇంకా ఆళ్ళు యాక్సెస్ చేయగలుగుతున్నారు. చిన్న పిల్లలు గూడా. నిజంగానే అసలది మరి రాబోయే ఫ్యూచర్‌లో జనరేషన్ ఇంకెంత దారుణంగుంటదొ తెలీదు గానండి ఇప్పుడు. ప్రస్తుతానికైతే మాత్రం అసలు వాళ్ళనే మనం తట్టుకోలేక‌పోతున్నాం అసలా. కానీ
అవును. హ్మ్. అవును. కానీ అది చాలా వరుకు రాంగు ఆహ్, అంటే ఓకే. ఇది జనరేషన్ పరంగా మనం ముందున్నాం. జనరేషన్ పరంగా గాదు, టెక్నాలజీ పరంగా ముందున్నాం. జనరేషన్ గూడా అలాగే ఉంది నేను కాదనట్లేదు. కాపోతే ఏంటి ఏంటంటే, ఏ ఏజ్‌లో దక్కాల్సింది ఆ ఏజ్‌లోనే ఇవ్వాలి. మన ఏజ్‌లో మంచిగా ఆడుకునేవాళ్ళం. ఒక ప్లేస్‌కెళ్ళిపోయి గ్రూప్ ఆఫ్ ఆ! గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్‌తో ఆడుకునేవాళ్ళం. హ్యాపీగా ఉండేది. ఇప్పుడు, పిల్లల్ని బయటకి బంపించాలంటే భయపడుతున్నారు. సో, అందుకే ఫోన్ ఒకటిన్ ఉంది గాబట్టి ఫోన్ బెట్టిస్తున్నారు. లేదు అంటే గనక టీవీ‌లో టీవీ ఆన్ జేసేసి, రైమ్స్ గాని, పాటలు గాని, షార్ట్స్ గాని, ఇట్లా. వైఫై ఒచ్చేసింది అందరికి.
అవునండి. ముందున్న కరెక్ట్ అండి. అవును. మనం ఎంచక్కగా ఫిజికల్ యాక్టివిటీసే బాగుండేవి. చిల్ అవ్వు అని బయట నిజంగానండి. ఇంగా అవును. అంటా అలబ్ వాళ్ళుకు అవునండి. వాళ్ళు కూడా బయటికెళ్తారని మారం జేత్తారు. మనమేమో మొబైల్ ఇచ్చేస్తూంటాం.
హ్మ్.

ఈ ఫోన్ వల్ల ఇంకోటేంటో తెలుసా మీకు? ఆహ్, పర్టిక్యులర్‌గా టైమ్‌కి లేస్తారు. అంటే, ఇప్ జాబ్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు గదా! సో ఫోన్ ఎక్కడో దూరంగా ఉంటే గనక అల్లారం వినిపిచ్చదు. మొత్తం నిద్ర ఉంటది. స్ట్రా ఆ! జాబ్ జేసే వాళ్ళకి. అంటే అలసిపోతారు గదా! ఆహ్, సో అలాంటి వారు కంపల్సరీగా కొంచెం ఫోన్ దగ్గరలోనే ఉండాలి. ఆహ్, అంటే కొంతమంది ఏంటంటే కావాలనే అంటే నాలాంటి వాళ్ళు అన్నమాట. కొంతమంది అని గాదు. ఆహ్, సో మూవీస్ చూడ్డం గాని, రీల్స్ చూడ్డం గాని, ఇంకా ఇన్‌స్టా యూజ్ చేసేసి, చాటింగ్ చేసేసి పడుకునే బ్యాచ్ గూడా ఉంటారు. సో ఆ బ్యాచ్‌లో నేను గూడా ఒకదాన్ని. ఒకవేళ ఆ బ్యాచ్‌లో చెప్పాలనుకునేది ఏంటంటే, కొంచెం ఫోన్ నిజంగానే అవాయిడ్ జేయడం బెటర్. ఆహ్, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌కి. ఆహ్, <smacks lips> తెలీదు గాని ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది అంటే మనకి ఫోన్ చాలా బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. మనం యూజ్ చేసుకోవచ్చు అందులో. కానీ మరీ దారుణంగా వాడుతున్నారు. మరీ దారుణంగా వాడుతున్నారు.
చెప్పండి. అవునండి. అవును. అవును. నిజమేనండి. కరెక్టే. ఆ! అవునండి. ఎగ్జాక్ట్‌లీ. <giggles> ఆ! అవునండి. అవును. ఓకే. నిజమే అండి. ఓకే. అవునండి. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మనకి రో అవునండి, అవును. దారుణంగా వాడుతున్నారు కదా! వాడుతున్నానంటే బాగుండేమో! ఆ? ఇప్పుడు మనకు ఉన్నదే డో డైలీ 24 అవర్స్ అండి. రోజుకి ఇరవై నాలుగు గంటలు. కనీసం మనం పడుకునే ముందు కూడా దూరం పెడితే బెటర్ కదా! ఎందుకు అలా పిల్లో కింద పెట్టడం?
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. కానీ మీకోటి చెప్పనా! అందరూ అలాగే అనుకుంటారు. ఏమని ఆహ్, దూరంగా ఎ కం అంటే 9కి అట్లా తినే 8కి తినేసేసి, 9కి పడుకుందాము. ఎర్లీ మార్నింగ్ 5కే లేచేసేసి జాగింగ్ జేసుకుందాము. ఇట్లా రూల్స్ రాసుకున్న పర్సన్స్ గూడా ఉన్నారు. అందులో నేను గూడా ఒకదాన్ని.
అంతే గదా చెప్పండి. అవును. నేను కూడా ఒకసా ఒకసారి అలా రాసుకునేవాడిని.
కానీ పర్టిక్యులర్‌గా ఆ డే వచ్చే ఆ! డే వచ్చే టైమ్‌కి ఏమైద్దంటే, ఆహ్, ఈరోజు గాదులే రేపు చేద్దాం.
నిజమేనండి. అలా పోస్ట్‌పో‌న్ జేస్తూ ఉంటాం మాట. వాయిదా ఎస్తూ ఉంటాం.
ఆ! అవును. అవును. ఈ వీక్ కాదులే, నెక్స్ట్ వీక్ చేద్దాం. మళ్ళి ఒక రీల్ చూద్దాం అని జెప్పి ఓపెన్ జేస్తామా యూట్యూబు?
ఇప్పుడు నే అస్సల ఇంక అలా ఎళ్తూనే ఉంటది ఇంక.
దాదాపుగా వందో, రెండొందలో ఎన్నొస్తాయో గూడా జెప్పలేం. అన్ని జూస్తానే ఉంటాం. నిద్రొచ్చే వరకు. మీకింకోటి చెప్పనా? మా హస్బండ్ అయితే ఫోన్ జూసుకుంటా నిద్రపోతాడు.
నిజంగానండి. బాగా చెప్పారు. హ్మ్. అన్